ఎప్పుడైనా సరే ఇలా పని ఒత్తిడి గురించి గానీ, ఇలాగ పని ఎక్కువైపోతుందని గానీ, మీ మేనేజర్లతో గానీ టీమ్‌తో గాని బౌండరీ సెటప్పుల గురించి అది మాట్లాడారా అండి?
హ్మ్. మాట్లాడటం జరుగుతుందండి అప్పుడప్పుడు. ఆ! కాకపోతే నేనుండే రంగంలో అంటే నేను మీడియాలో పనిచేస్తాననమాట. నేను అలా అనడానికి నాకు ఆ లక్సరీ లేదు. ఎందుకంటే పని ఉన్నప్పుడు మాత్రం అది, ఇంకా వేరే వాళ్ళు చేయటము అంటే, నా బదులు ఇంకొకళ్ళు చేయటం ఉండదు. నేను ఖచ్చితంగా అక్కడ సమక్షంలో ఉండాల్సిందే, ఆ పని పూర్తయ్యేదాకా చూసుకోవాల్సిందే ఎందుకంటే ఆహ్, ఎమర్జెన్సీలుంటాయి, పండుగలుంటాయి, పెద్ద పెద్ద వేడుకలుంటాయి. సో, అలాంటప్పుడు చాలా ఎక్కువ పనైపోతుందన్నమాట. 8 గంటలు కాస్త 13, 14 గంటలకి వెళ్ళిపోతుంది.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హుహు. హుహు. అవును. అప్పుడు మీరు డ్రైన్ అయిపోరాండి? అంటే బ్రెయిన్ హ్మ్.
డ్రైనా? అవునండి. డ్రైన్ అయిపోతాము. కాతే మాకుండే వెసులుబాటెంటంటే తరువాతి రోజు కొంచెం లేట్‌గా వచ్చిన లేదా ఆహ్, లీవ్ పెట్టినా కూడా ఆహ్, పెద్దగా దాన్ని సీరియస్‌గా తీసుకోరన్నమాట. పెట్టించుకోరు.
హ్మ్. ఓహో! పట్టించుకోరనమాట. పోనిలే ఇదైనా ఒక మంచిదే అండి. అంటే కనీసం ఒక రోజంతా కష్టపడ్డారు, నెక్స్ట్ రోజు కూడా రావాలి అంటే చాలా కష్టమైతది. కానీ ఈ వెసులుబాటు ఉంది కాబట్టి మీకు కొంచెం పర్వాలేదు.
అవునండి. అవునండి. హ్మ్. కరెక్ట్. కొంచెం పర్వాలేదు. అదే.
ఏ ఎప్పుడైనా సరే యాప్స్ గాని ఇలాంటివి ఏమన్నా ఫాలో అయ్యారా అండి గమ్ముని ఇలాగా
రి కామ్ చేయటానికి రీచార్జ్ అవ్వటం కానీ. నేను కూడా విన్నానండి అది కొన్ని మెడిటేషన్ పద్ధతులుంటాయి ఆహ్, కామ్నెసు యాపులుంటాయి అని విన్నాను, చూసాను, కానీ దాన్ని ఎప్పుడు ఆహ్, ట్రై అయితే చేయలేదండి నిజంగా. అవును. అవును. ఆహ్, ఎందుకో అండి అంటే మళ్ళీ గాడ్జెట్ల ఆహ్, దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అవి మనల్ని కమాండ్ చేస్తున్నాయని అనిపిస్తుంది అలాంటివి. సో, అంటే అవును.
ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవలంబించలేదు. హుహు. హ్మ్. హ్మ్. అవును. నిజమే. హ్మ్. మీరు చెప్పింది నిజమే. వాటిల్లో చేతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం, <giggles> ఉండే కొద్దీ. హ్మ్.
హ్మ్. అవును. పైగా అవి కూడా ఏంటి ఫ్రీ‌గా ఉండదండి. దానికెంతో కొంత కట్టమంటారు. ఎందుకొచ్చిన గొడవని చెప్పి తీసుకోనన్నమాట.
హ్మ్. హ్మ్. అవును. అవును. ఇప్పుడు మనకి పని అలాగా రోజంతా చేయడంలో, ఈ విరామాలు తీసుకోవడమే ఎంతవరకు ముఖ్యమంటారు?
అవును. హుహు. చాలా ముఖ్యమండి. అంటే మ్మా మనం అన్నట్టు మన శరీరానికి అవసరంతో పాటు, ఆ పని కూడా మనం తప్పులు లేకుండా చేయాలి, ఏకాగ్రత కోల్పోకుండా చేయాలంటే, కంపెనీ కూడా విరామాలివ్వాలి అంటే నన్నడిగితే ఇంకా ఇంకా శుభ్రంగా ఆహ్, గంటకో గంటన్నర, 2 గంటలకి ఒక చిన్న అలారం పెట్టి కాస్త బ్రేక్ తీసుకొని <giggles> రండి అని, చెప్తే బాగుంటుందేమో స్కూలులో ఉంటాయి కదా! <sniffs> ఆ! <sniffs> ఎందుకంటే కంటిన్యూస్‌గా చేస్తేంటి, ఆ ఆ ఆ ప్రొడక్ట్ రిజల్ట్ కూడా వేరే లాగా వస్తుంది.
హ్మ్. హ్మ్. అవును. అవును. <giggles> హ్మ్. అవును. స్కూల్స్ లాగా. అవును. చాలా తప్పులు తడకలతో ఉంటది.
తప్ ఆహ్, తడకలతో ఓస్తుంది. అంటే మనిషి బ్రె కరెక్ట్ కరెక్ట్. సో, అందుకేనేమో బహుశా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఆహ్, టీటీ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు అవి పెడుతుంటారు. ఆడుకొని రండి అని. ఆ! ఆ!
ప్రొడక్టివిటీ మారిపోతుంది. హ్మ్. హ్మ్. అవును. హుహు.

మనం రోజూ చేసే పనులుంటాయి. అలాగే మనం ఆఫీస్‌లో చేసే పనులుంటాయి. ఎక్కువగా పనున్నప్పుడు పని విరామం తీసుకున్నప్పుడు మీరు రీచార్జ్ ఎలా పొందుతారు?
ఆహ్, అంటే అది ఎంత సేపు పని చేశాను అనే దాన్ని బట్టి ఉంటుందండి ముఖ్యంగా జెప్పాలంటే. చాలా ఎక్కువ సేపు లైక్ ఒక 3, 4 గంటలు, 5, 6 గంటలు పని చేసి తర్వాతే బ్రేక్ తీసుకున్నా అనుకోండి, కొంచెం పెద్ద విరామం కావాలనే చూస్తాను. కనీసం ఒక 10, 15 నిమిషాలు కాస్త రీచార్జ్ అవ్వటానికి కావాలంతే. అంటే మెయిన్‌గా చాలా మందికి టీ అలవాటు ఉంటుందండి. నాకు ఎందుకు మరి చిన్నప్పటి <giggles> నుంచి టీ అలవాటు కాలేదు. <sniffs> సో <chuckles> సో, నాకు నేనేలా రీచార్జ్ అవుతానంటే నేను గూ ఆహ్, పాట వినటం ద్వారా అవ్వటానికి ప్రయత్నిస్తాను. అవునండి. నాకు చిన్నప్పటి నుంచి గూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. బోలెడన్ని ప్లే లిస్టులు నా దగ్గర రెడీగా ఉంటాయి. సో మూడ్‌ని బట్టి, టైమ్‌ని బట్టి, అకేషన్‌ని బట్టి నేను ఆ ప్లే లిస్ట్‌లోకెళ్ళిపోయి చక్కగా ప్లే జేసుకుంటూ ఉంటాను.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. అవును. అది చాలా మంచి విషయమండి. <giggles> హ్మ్. హ్మ్. సంగీతం. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. సహజంగా అందరూ ఆహ్, గంట పని చేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా బ్రేక్ తీసుకోవాలని అంటారు గదండీ! మరి మీరు ఆహ్, నిర్విరామంగా 4, 5 గంటలు పని చేసేయగలరా బ్రేక్ తీసుకోకుండా?
అవునండి. అవును. చేయొచ్చండి. అవసరాన్ని బట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనకి డెడ్‌లైన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆహ్, ప్రాజెక్ట్ సబ్మిషన్లుంటాయి. అప్పుడు ఆహ్, చేయాల్సునప్పుడు చేయాలి ఇంక తప్పదు. మనకి వేరే దారి గూడా ఉండదు. కానీ మీరన్నది గూడా చాలా సమంజసం. గంట కి కనీసం ఒక గంట తర్వాత బ్రేక్ అంటే మీరేదో బయటికెళ్ళిపోయి ఏదో రిలాక్స్ అయిపోవక్కర్లేదు. కనీసం కుర్చీలోంచి లేచి కాస్త అటు ఇటు తిరిగినా కూడా హ్మ్. అవును. నేనేక్కడో చదివానండి అరగంట కూర్చుంటేనంట కా దాదాపు ఒక సగం సిగరెట్ తాగిన దాంతో సమానమంట. <chuckles> సో, క కనీసం లేచి ఆహ్, ఒళ్ళు విరుచుకోవటం, స్ట్రెచెస్ అది చేయటం అవసరం. ఆ! అవును.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. హ్మ్. అటు ఇటు నడిచినా గూడా అది చాలా రిలీఫ్ ఇస్తుంది. హ్మ్. ఆ! అవునవును. నేను చదివాను. హ్మ్. హ్మ్. హ్మ్. ఇలాగే ఇప్పుడు మీరు తీసుకునే బ్రేకులు ద్వారా మీ పని మీద ఆహ్, ఫోకస్ ఎలా ఉంటుంది? పెరుగుతుందా దాని తర్వాత మీ ప్రొడక్టివిటీ గాని, మీ ఫోకస్ గాని పని మీద పెరుగుతుందా?
హ్మ్. అవును. తప్పకుండా బెరుగుతుంది. అంటే ఏదో గొప్ప అద్భుతాలు జరుగుతాయి అని చెప్పను గాని ఖచ్చితంగా కాస్త ఆహ్, ఇంకొంచెం బెటర్‌గా అవుట్‌పుట్ ఇంకొంచెం బెటర్‌గా దాన్ని ఆహ్, తీసుకొని రావచ్చండి. ఆహ్, రిజల్ట్‌ని. మరీ ముఖ్యంగా నేను విరామం దీసుకునేది ఎప్పుడంటే పని అయిపోయాక తీసుకుంటాను. సో, అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి నేను రీవిజిట్ చేస్తాను దాన్ని. ఇదంతా బానే ఉందా? ఆహ్, ఇది ఇంకా ప పంపించేయొచ్చా సబ్మిట్ చేయొచ్చా అని. సో
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓహో! హ్మ్. హ్మ్. అంటే మీరు విరామము తర్వాత రివ్యూ గూడా ఒక్కసారే చేస్తున్నారన్నమాట. హ్మ్.
ఆహ్, రివ్యూ ఆ! ఎందుకంటే అదే ఫ్లోలో రివ్యూ జేసాం అనుకోండి బుర్ర పనిచేయదు. మనకి మన తప్పులు క...
హ్మ్. పని చేయదు. మన తప్పులు మనకి తెలీవు. హ్మ్.
కనిపించవు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని దాన్ని మళ్ళీ వెళ్ళాం అనుకోండి అప్పుడు గ్యారంటీ‌గా ఒకటో అరో దొరుకుతాయి మనకి. సో, ఆహ్, తద్వారా మనం బెటర్ట్ అవుట్‌పుట్, బెటర్ రిజల్టు అండ్ బ్ ద్ ఇంకా గొప్పగా పని చేసిన వాళ్ళం అవుతాం.
రీచార్జ్ చేస్తున్నారు బ్రైన్‌ని. హ్మ్. హ్మ్.